అవునండి. నిజమే ఇప్పుడు మనకు ఉంది ఒక 'డీజే టిల్లు' సినిమా ఉంది. అది బాగా హిటైంది కాని ఏ లాంగ్వేజ్‌ల్‌లో రీమేక్ చేసినా అది మళ్ళీ వర్కవ్వదు.
హ్మ్. హ్మ్. అ అవును. అవును. అవును. చాలా మంచి ఉదాహరణ చెప్పారు కరెక్ట్.
అవును. అవునండి. అది ఎంత తీసినా సరే అది ఆ టైమ్‌లో ఆన్ స్పాంటనీటీ ఆ హీరో అయితేనే చేయగలడన్న ఇమేజోచ్చేస్తది.
అవును. <chuckles> ఉండాలి. చేయగలగాలి. కరెక్ట్. కరెక్ట్. హ్మ్.
అవునండి. అంటే ఇప్పుడు మనకి రీమేక్‌లో కొన్ని కొన్ని సీన్సుంటాయి, ఇప్పుడు ఆహ్, 'అయ్యప్పన్ కోషియుమ్' తీసుకుంటే 'భీమ్లా నాయక్ చేసారు.' అందులో కొన్ని సీన్సుంటాయి ఇక్కడ కొన్ని అవి రీక్రియేట్ చేసేటప్పుడు ఒరిజినల్ కన్నా ఇక్కడ మన దాంట్లో బెటర్ చేసారు అన్నట్లు ఏమైనా అనిపిచిందా?
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హుహు. ఆ మీరన్న ఎగ్జాంపుల్‌లో నాకు నే నేను అయ్యప్పన్ అంటే హానెస్టీగా 'అయ్యప్పన్ కోషియుమ్' చూసాను. కానీ, ఎగ్జాక్ట్‌గా సీన్ టు సీన్ గుర్తులేదండి. ఆ బస్సులో దిగే సీన్ కొన్ని చాలా ఎలివేటెడ్‌గా అది బావుంటాయి కానీ ఆహ్, మిగతా సీన్‌లలో బెటర్‌గా తీసిందయితే బ బహుశా ఆహ్, ఆ డ్యూటీ నుంచి రిజైనైన తరువాత ఆహ్, "హ్యాపీ దీపావళి రా" అనుకుంటూ లుంగి కట్టుకొనోచ్చే సీన్లు. <smacks lips> సో, అవి కొన్ని అంటే 'పవన్ కళ్యాణ్' ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకొని కొంచెం కొంచెం మాసీగా తీయటనికి ప్రయత్నించారానిపించింది కానీ, చాలా మంది ఆ సినిమాలో ఉండే సౌల్‌ని పాడు జేసారు అని అంటారు. కానీ ఫాన్స్ కోసం తీయాల్సుంటుంది.
ఓకే. అవునండి. అవును. అవును. ఓకే. అంటే అది జోనర్ టు జోనర్ డిఫర్ అంటే మనకి జోనర్ టు జోనర్ ఆహ్, నేటివిటీ టు నేటివిటీ డిఫరెన్స్ ఉంటది. మనకంత సటిల్‌గా తీస్తే మనోళ్ళు చూడరు.
హ్మ్. హ్మ్. చూడరు. అదే 'మలయాళంలో' అయితే చూసేస్తారు. అది అదిరిపె అదిరిపోయింది అది ఇది అని. దాన్ని తీసుకొచ్చి తెలుగులో యస్ ఇట్ టీస్‌గా తీస్తే చూడరు. అదే అంటే మన మైండ్సెట్ కూడా ఏ భాషలో చూస్తున్నాం అనే దాన్ని బట్టి మారిపోతుందేమో అనిపిస్తుంది.
అవును. చూడరు. నిజమే. ఓకే. అయితే రీమేక్ ఇప్పుడు మనకు ఆల్రెడీ ఒరిజినల్ మూవీ చూసేసాం రీమేకని అనౌన్స్ చేసారు. అయితే దాన్ని ట్రైలర్ చూసిన తరువాత ఒపీనియన్ ఫామోవుతది. "అరె! బా చేసారు, బా చేయలేదు అనేది"
హ్మ్. హుహు. హుహు. హ్మ్. హ్మ్. హ్మ్.
అది ఎప్పుడైనా అద్ అబ్జర్వ్ చేసారా మీరు?
అవునవును అ ఆహ్, నాకు దీనికి ఇంకొక క్లాసికు ఎగ్జాంపులంటే 'దబంగ్' సినిమా‌ని 'గబ్బర్ సింగ్' జేసారు. సో, 'ద దబంగ్' చూసాను బాగా నచ్చింది కానీ దాంట్లో ఏంటంటే అదొక అదొక మ మాస్ కమర్ ఆహ్, ఇది ఇలా సీరియస్‌గా సోబర్‌గుంటుంది ఆ సినిమా, బావుంటుంది గానీ దాంట్లో ఎంటర్టైన్మెంటుండదు. 'గబ్బర్ సింగ్' ట్రైలరోచ్చిన తరువాత పంచ్ డైలాగ్‌లు, ఆ హీరో ఎలివేషన్ చూసి పిచ్చి ఎక్కేసిందన్నమాట. <smacks lips> ఆ ఎంత బా రీమేక్
అవును. నిజమే. అవును. నిజమే. అవును. అసలు అది అదొక క్లాసికసలు కల్ట్ క్లాసికది.
అవును. అదే ఎంత బాగా రీమేక్ చేసాడు, ఎంత మా మార్పులు తీసుకొచ్చి చేసాడు. ఇది కదా! అసలు రీమేక్ చేసే పద్ధతి అనిపించింది.
అవునండి. అవును. నిజమే మీరు చెప్పింది. అంటే మీరు ఎక్కువగా ఏది ప్రిఫర్ చేస్తారు ఒరిజినల్ మూవీ‌ని ప్రిఫర్ చేస్తారా? రీమేక్‌ని ప్రిఫర్ చేస్తారా?
హ్మ్. ఎప్పటికైనా ఒరిజినల్‌నే చూ ఆహ్, చూడటానికి ఇష్టపడతానండి. కాకపోతే ఇందాక నేను చెప్పినట్టు ఇప్పుడు మనం 'నువ్వు నాకు నచ్చావు, విక్రమార్కుడు' లాంటివి రీమే ఆహ్, మనం రీమేక్ చేసిన అది ఇంపాసిబుల్ కాబట్టి ఆహ్, ఒరిజినలే ఎప్పటికైనా బావుంటుంది. వేరే భాషలో నుంచి మన దగ్గరికొచ్చినా కూడా <smacks lips> ఒ ఒరిజినల్‌లో ఉండే ఫ్లేవర్ ఒరిజినల్‌లోనే ఉంటుంది. మీ నేను ఇన్‌ఫాక్ట్ ఇన్‌ఫాక్ట్ డబ్బింగ్ సినిమాలు కూడా నేను ఒరిజినల్ భాషలోనే చూడటానికి ప్రిఫర్ జెస్తాను.
అవునా? ఓకే. అవునండి నిజమే.